ఇప్పుడు మనా, జీవితంలో బయట అంటే, ఇంటి బయట మనం ఎంత సమయం గడుపుతామో, ఇంట్లో కూడా అంతే సమయం గడుపుతూ ఉంటాం కదండీ! అలాగే, ఇంట్లోని ఉన్న ఒక వస్తువు ఏదైనా మీకు చాలా వాల్యూబుల్ అయినది ఏంటిదండి అది?
అవునండి. హ్మ్. నాకు నిజంగానే మీరు చెప్పినట్టు, ఎక్కువ ఇంట్లోనే గడుపుతూ ఉంటానండి నేను కూడా, అంటే, బయటతో కంపేర్ చేస్తే ఎక్కువ సేపు నేను ఇంట్లోనే ఉంటాను. ఆదివారం వచ్చినా, లేకపోతే ఇలా కూడా నేను ఇంట్లోనే ఉంటాననమాట. అయితే, నాకు బాగా నచ్చిన వస్తువు అంటే, కొన్ని ఉన్నాయండి నాకు. నా చిన్నతనంలో నేనేదైతే కొన్ని, ఆయి ఆట బొమ్మలు గానీ, ఇవన్నీ కూడా, నేను పడేయలేదనమాట. ఒక బాక్స్‌లో పెట్టి కొంచెం భద్రపరుచుకున్నాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ వస్తువులు ప్లస్ ఇంకొకటేంటంటే, ఒక వాల్ క్లాక్ ఉంటదండి మాదీ, గోడ గడియారం అంటారు కదా!
హ్మ్. అవునవును.
హ్మ్. అది ఇప్పుడుది కాదండి, చాలా పురాతనమైందనమాట. ఆహ్, అంటే కొంచెం యాంటిక్ పీస్ అనేసి అంటూ ఉంటారు కదా!
ఓకే. అవును. అవును.
హ్మ్. అటువంటిదనమాట. అది మెకానికల్‌దనమాట. దానిలో బ్యాటరీస్‌ ఎయ్యడానికి ఏమీ అవకాశం లేదు.
హ్మ్.
ఇది మెకానికల్ ఆ స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ స్ప్రింగ్స్ వల్ల పనిచేస్తాయి. బట్ ప్రస్తుతానికి అది పని చేయట లేదు కానీ, ఇక దాన్ని అలా ఉంచాం అనమాట. దానికొక, ఆహ్, సెపరేట్ ఒక హ్మ్.
హ్మ్. దాని దాన్ని చూస్తేనే మనకి కొంచెం ఆనందంగా ఉంటూ ఉంటది.
ఆ! ఖచ్చితంగా అండి. ఎందుకంటే, చాలా చరిత్రుంది దానికనమాట. ఎప్పుడు మా తాతయ్య ఆహ్, నా చిన్నప్పుడు చాలా జెప్పేవాడు. ఆ దాని గురి దానికి సంబంధించిన స్టోరీసన్నీ. ఏదీ ఆహ్
ఓకే. మీ తాతయ్యంటే ఎప్పుడుదొ ఎప్పుడో అయ్ ఎప్పుడుదో అయ్యుంటది కదండీ ఆ క్లాకు.
ఆ! మా తాతయ్య వాళ్ళ నాన్నగారికి ఎవరో ఇచ్చారంటండి. ఇలాగే హ్మ్. ఎవరో వాళ్ళ స్నేహితులూ అంటే, అప్పట్లో వ్ మా తాతయ్య వాళ్ళ నాన్నగారు మంచిగా, ఏ ఇ కొంచుం పెద్దరికంలాగా ఈ ఊర్లో కొంచెం ఎక్కువుగా తిరిగేవాళ్ళంటండి, అన్ని వి అన్ని విధాలుగా. అదే సమయంలో మళ్ళీ స్వాతంత్య్రానికి సంబంధించి గూడా కొంచుం ఆహ్, యాక్టివ్‌గా పార్టిసిపేషననేది కూడా చేశారంట.
వావ్! వావ్! హ్మ్. హ్మ్. అదేలే. హ్మ్. హ్మ్.
హ్మ్. సో, ఏంటంటే, మా తాతయ్య గారికి వాళ్ళ నాన్నగారు అంటే, ఆహ్, మా పెద్ద తాతయ్యనొచ్చు, లేపోతే జేజి <chuckles> తాతయ్యనొచ్చో మరి నాకు తెలీదు గానీ, ఆయనకేంటంటే హ్మ్. కొంచుం సర్కిలెక్కువనమాట.
అదేలేండి. హ్మ్.
సో, వాళ్ళకంటే, ఎక్కువమంది తెలిసినోళ్ళు ఇలా ఉండడం వల్లా ఇది కూడా ఏంటంటే, మన దేశంలో తయారైంది కాదంట.
హ్మ్. ఓహ్!
హ్మ్. అయితే దాని వెనకమాలే ఏదో ఉంటుంది. కానీ న నన్నెప్పుడూ ముట్టుకనివ్వలేదు నా చిన్నప్పుడు.
ఓకే.
నేను కొంచెం పెద్దయిన తర్వాత దాన్ని తీద్దామనుకున్నా కూడా, ఎప్పుడూ మా నాన్నగారు "వద్దు ,వద్దు అస్సల <giggles> దాని జోలికిెళ్ళొద్దు" అని జేప్పి, నేన్ అంటే నేను పెద్దయ్యేకొద్దీ, దాన్ని ఏంటంటే, ఇలాగే ఎవరో ఒకళ్ళు ముట్టుకుంటారని చెప్పి, దానికొక గాజు బాక్స్‌లో భద్రపరిచి, కొంచెం అన్నిటికి దూరంగా ఉంచారనమాట.
ఓహో! వావ్! ఇక అది చూస్తే ముందు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా! అంటే, ఆ దాన్ని ఎలాగైన <chuckles> ఓపెన్ చేయాలి, ఎలాగైనా చూడాలి అని చెప్పేసి.
అవును. <giggles> అవునండి. నిజంగా అసలు నేను ఎన్ని సార్లు అనుకున్నానో అంటే, కొంచెం ఆహ్, ఒక 16, 15 ఇయర్స్ అంటే, ఒక 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఆ మధ్యలో ఏంటంటే, నాకు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళనమాట. ఏటి ఇప్పటికి ఉన్నారు. బట్ అప్పుడేంటంటే కొంచెం కుర్రతనం ఉంటుంది కదా!
హ్మ్.
హ్మ్. అప్పుడేంటంటే, వాళ్ళందరూ కూడా "అరే! ఏముందిరా, అరే! దాన్లో ఏముంది, ఏముంది" అని చెప్పి, హ్మ్. ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆ టైంలో.
ఆ! <chuckles> ఖచ్చితంగా. ఇప్పుడు విలువ అనే పదానికొస్తే మనకి ఆహ్, మెటీరియల్‌గా విలువ అంటే కాస్ట్ పరంగా విలువ ఉంటుంది. అండ్ మన మనసులో దాకున్న విలువ వేరేలా ఉంటుంది కదండీ. ఆహ్, అలాగే ఇప్పుడు ఆహ్, 2కి ఒక్కొక్క వస్తువు మీరు చెప్పగలరా? అంటే కాస్టేక్కువ ఉన్న వస్తువు, అండ్ మీ హార్ట్‌కి దగ్గరైన వస్తువు?
అదే. అవునండి. హ్మ్. కాస్ట్ ఎక్కువైన వస్తువు అంటే, నాకు బాగా నచ్చి, అంటే నాకిష్టమైన కాస్ట్ ఎక్కువైన వస్తువయితే గనక నాకు ఒక వాచ్ ఉంది యాక్చువల్లీ. అది ఆహ్, కొంచెం నా ఫస్ట్ జాబ్ ఒచ్చినప్పుడు సాలరీతో ఫస్ట్ సాలరీతో, దాన్ని కొనుక్కోడానికి అంటే నాకొక వాచ్ కొనుక్కుందాం అని చెప్పి ఆలోచనొచ్చినప్పుడు మా నాన్నగారు కూడా కొంత డబ్బేసి 2 కలిపి కొనుక్కున్నా అనమాట. అది దెగ్గర దెగ్గర ఒక 28,000 దాకా పడింది.
హ్మ్. హ్మ్. వావ్! చాలా కాస్ట్‌లీ అండి.
హ్మ్. <chuckles> అంటే ఇంకా అంతకు మించి కూడా రేట్లెక్కువ ఉండాయిలెండి. కాకపోతే నాకది హ్మ్.
ఖచ్చితంగా. అయ్యో! ఖచ్చితంగా ఉన్నాయి కాస్ట్. కానీ అంటే, మన హ్మ్. ఆ! ఇప్పడి వరకు
అవును. ఒక నార్మల్‌గా ఉండేవాళ్ళకి అయితే అది చాలా వరకు కాస్ట్ అనమాట. అదే.
అవునవును. అదే చెప్పాలనుకుంటున్నాను. <giggles>
అదే, అదే అండి. సో అది ఏంటంటే నాకు చాలా అసలు ఎంత స్పెషల్ అంటే ఎప్పుడన్నా అంటే, అది తరచుగా కూడా ఏసుకోను. పెళ్ళిలకి వాటిక్కూడా ఎవో ఏదో ఒక్కసారి ఏసుకుంటాననమాట. తరచుగా కూడా ఏసుకుంటా ఉండను దాన్ని.
ఓకే. హ్మ్.
హ్మ్. చెప్పాలంటే ఏంటంటే ఆహ్, ఇన్ ఫ్యూచర్‌లో బాగా సెటిల్ అయిన తర్వాత. ఆ! అంటే నాకొక మోటివేషన్ లాగనమాట. అది చూసినప్పుడల్లా దానికి తగ్గ కారు, దానికి తగ్గ ఇల్లు ఉంటే, అప్పుడేసుకుందాం అన్నట్టు నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, అది తీసుకున్నా అనమాట. అది ఎప్పుడూ అలా గుర్తుగా ఉంటుంది. నా ఫస్ట్ సాలరీతో ఉడ కూడా ఉంది గదా!
హ్మ్. హ్మ్. హ్మ్. అదేలే. హ్మ్. ఇప్పుడు విలువైనది, మీ హార్ట్‌కి దెగ్గరైంది ఒకటేనా? ఆ!
హ్మ్. హ్మ్. అదొకటి. ఇదైతే నేను ఇందాకడ చెప్పాను కదా! క్లాకు.
అవును.
ఇదైతే గనక, అది ప్రైజ్ పరంగా అయితే నాకు తెలీదండి. అసలు దానికి ఎంత ప్రైజ్ కడతారో కూడా తెలీదు కానీ, మా కుటుంబ పరంగా దానికి చాలా విలువనమాట.
హ్మ్. అవును. అంటే ఒకళ్లిచ్చిన గిఫ్ట్ కాబట్టి, ఇంకా ఎక్కువ విలువగా ఉంటుంటది.
ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. అంటే, యాక్చువల్‌గా మా తాతగారోళ్ళ <giggles> నాన్నగారికి, వాళ్ళ లవరనుకుంటా ఇచ్చింది. సో, మా తాతయ్య నాకు <chuckles> మా తాతయ్య నాకు, చెప్పే కథల్లో కొంచెం, అవే ఎక్కువగా ఉండేదనమాట. ఆళ్ళప్పట్లో బాగా ఇష్టపడేవాళ్ళు, అలా ఇచ్చారు. అయితే తర్వాత కొంచెం కుదరలేదు. హ్మ్. హ్మ్. మీ మా నాన్నా, అమ్మగారిని చేసుకున్నారు. ఇలాగా సమ్ స్టోరీసు, మా తాతయ్యగారేప్పుడు చెప్తుండేవాళ్ళు.
హ్మ్. ఓకే. <chuckles> ఖచ్చితంగా. ఓకే. ఇప్
హ్మ్. సో, పారంపర్యంగా కొంచెం, ఈ 2 తరాలు, నా నాది మూడో తరం కదా! ఈ మూడో తరాల నుంచి, కొద్దిగా దాన్ని బాగా విలువుగా చూసుకోవడం.
అవును.
ఇన్ ఫ్యాక్ట్ ఎప్పుడన్నా, ఇ ఇల్లు దులుచుకు ఆహ్, దులుపుకుంటూ ఉంటాం కదా! బుజూ.
హ్మ్.
అప్పుడు కూడా చాలా భద్రంగా అనమాట. ముందు దాన్ని, ఆహ్, ఒక రూమ్ ఏదో ఒకటి దులిపేసి, ముందు దాన్ని తీసుకెళ్ళి, ఆ మచం మీద భద్రంగా పెట్టిన తర్వాత మిగతా అంతా దులుపుకుంటది మా అమ్మ.
హ్మ్.
<chuckles> అది పొర్ర పాటున హ్మ్. చెప్పండి.
అంటే, <chuckles> ఇప్పుడు పొరపాటునా అంటే, దాని విషయంలో మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా గొడవలు అట్లా అంటే మీరు దాన్ని ఓపెన్ జేయాలి అండి మీరు, వాళ్ళొద్దు అని ఇలాంటియి ఏమైనా గొడవలు పెద్దగా జరిగినవేమన్నా మీకు గుర్తున్నయా?
హ్మ్. <chuckles> జరిగింది. జరిగింది. ఇందాకడ నేనూ ఈ అదే 15, 16 అంటే 10 క్లాస్, నైన్త్ క్లాస్ ఏజ్‌లో నేను ఫ్రెండ్స్ అందరం తీసుకొచ్చి ఒక క్యూరియాసిటీ ఉంటదని జెప్పాను కదా!
అవునవును.
ఆ టైంలో ఏం జేశానంటే, మా అమ్మ నాన్న ఏదో మ్యారేజ్ ఉందని జెప్పేసి వెళ్లారండి.
హ్మ్.
అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం మా ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు డీవీడీ ప్లేయర్లుండేయి. ఏవో సినిమాలు, దేయ్యం సినిమాలో లాకపోతే ఏవో ఒక సినిమాలు ఏసుకొని, చూస్తా ఉన్నాం అనమాట. ఇంట్లో.
అవునవును. హ్మ్. హ్మ్.
అయితే ఎందుకో బుద్ది పుట్టింది. అప్పుడు వరకు చాలా సార్లు చూసారు మా ఫ్రెండ్స్ దాన్ని. అయితే అడిగారనమాట. "అరేయ్! ఒక్కసారి ఓపెన్ జేయరా అసలు ఎలా ఉంటదో చూద్దాం" అనేసి, ఓపెన్ జేయమన్నారు.
హ్మ్. ఆహ్, ఆ!
హ్మ్. అయితే అప్పటికి కూడా సాయంత్రం అయిపోయింది, వద్దు, వద్దని ఇంత వారించినా కూడా ఇక వాళ్ళు వినట్లేదనమాట.
హ్మ్.
ఇకా తీసుకొచ్చను. స్లోగా అది కూడా చాలా భయము. పైగా నేను కొంచెం చిన్న పిల్లోడ్నే కదా! బాగా బరువు అనిపించింది.
హ్మ్. ఓకే.
హ్మ్, హ్మ్. కొద్దిగా అది మె మెకానికల్ దని చెప్పాను కదా! బ్యాటరీది కాదు కదా! హ్మ్. కొద్దిగా బరువుంది. ఆ! నేను నా ఫ్రెండ్. ఇంకొకళ్ళు. ఇద్దరం కలిపి దాన్ని జాగ్రత్తగా మోసుకుంటొచ్చి. ఆహ్, ఏదైతే ఆహ్, టీవీకి ముందు ప్లేసుంది. ఆ ప్లేస్ దగ్గర పెట్టి. స్లోగా కింద నేల మీద పెట్టాము.
అవును. అవ్ ఆ! బరువు ఉంటది. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. స్లోగా అంటే, దానికి ఒక చిన్న తాళం వేశారనమాట. మా నాన్నగారు.
ఓకే.
ఆ! ఏదైతే ఒక బాక్స్ చేపించారని చెప్పాను కదా! ఆ బాక్స్‌కి తాళం వేశారు. ఆ తాళం యాక్చువల్‌గా ఎక్కడుంటాదో కూడా నాకు ఐడియా ఉందనమాట. బీర్వా తాళంకి అటాచ్ చేసింటుంది.
ఆ! అవును. ఓకే.
హ్మ్. సైలెంట్‌గెళ్ళి. ఆ తాళం కూడా తీసుకొచ్చి. నెమ్మదిగా తీసతూన్నాను. ఈ లోపల నాన్నగారొచ్చేేశారు.
ఆహా! ఆ!
అయిపయి. ఇంకేముంది, <giggles> ఇంక అంటే, వాళ్ళున్నప్పుదేంటంటే కొంచెం, "అరేయ! అలా చేయకూడదు, ఇలా చేయకూడదు" అని చెప్పి జస్ట్ వారంచారు. హ్మ్. సరే, ఇక పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక మొదలుపెట్టారనమాట. ఇక బెల్ట్ తీసుకొని <giggles> ఆ! ఆ! బాగా హ్మ్, ఆ తర్వాత నుంచి ఇక దాన్నా వైపు కూడా చూడల. అదే నేను చెప్పాను కదా వెనకమాల, అది ఏ ఎక్కడను మ్యాన్యుఫ్యాక్చరింగయింది. ఈ డీటైల్స్ ఉంటది. కాకపోతే ఇప్పటి వరకు చూడలేదంటే దానికి కారణం అదే. ఇంకా ఆ దెబ్బతో, ఇక దాని వైపు కూడా చూడలేదు ఎప్పుడు నేను.
<laughs> హ్మ్. కొట్టారా? కొట్టారా? ఆ! హ్మ్. అదేలెండి. హ్మ్. ఇప్పుడు మనం చెప్పండి చెప్ప
హ్మ్. కాకపోతే హ్మ్. చెప్పండి. ఆ! కాకపోతే ఇల్లు ఒకసారి కూడా మారాము. అప్పుడు కూడా చాలా భద్రంగా అనమాట ముందు. దాన్ని సపరేట్‌గా చూసిన తరువాతే మిగతా ఏదైనా. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటది. లాకపోతే టీవీ ఉంటది. ఆ! ఫ్రిడ్జ్ ఏముంటది ఒక 22000 ఇలాగా ఉంటది. ఈ టీవీ అయితే 43 ఇంచెస్ ఏదో ఉంది. ఆహ్, ఫార్టీ త్రీనో, ఫార్టీ ఫైవో ఇంచెస్‌దో ఉంది. వ అవన్నీ కూడా కొంచెం అంత నిట్‌గానే భద్రంగానే ఉంచుతారు. కానీ వాటన్నిటికన్నా దీన్నే ఎక్కువ భద్రంగా చూసుకుంటా ఉంటారు. అంత వాల్యూ అనమాట. కొంచెం. <giggles> ది ఇది ప్రైజ్‌ పరంగా కాదు. జస్ట్ మనకి హార్ట్‌కి బాగా దగ్గరైంది మనం ఆహ్, యాక్చువల్ మా ఫ్యామిలీ మొత్తానికనమాట అది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే.
హ్మ్. అది చాలా భద్రంగా చూసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుందండి దాన్ని.
ఇప్పుడు మీరు చెప్పారు గదా! ఇలా ఈ వస్తువుంది అని. అలాగే ఇప్పుడు మనం బయట బాగా అలసిపోయి ఒచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువుని చూసినప్పుడు. మనకు కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది కదా! అలాంటి వస్తువేమైనా ఉందా? అదర్‌ దెన్ అంటే ఇది కాకుండా?
అవునండి. హ్మ్. ఇవి కాకుండా మీరు చెప్పినట్టుగా అంటే, కొంచెం చూడగానే రిలాక్స్ అయ్యేదైతే గనుక, యాక్చువల్‌గా నా రూమ్‌లో ఆహ్, నా స్టడీ టేబుల్ మీద ఒక చిన్న మొక్క ఉంటది.
హ్మ్. ఓకే.
హ్మ్. ఎలా అంటే ఇప్పుడిది లక్కీ ప్లాంట్ అని జేప్పేసి అమ్ముతూ ఉంటారు.
హ్మ్.
బేంబూ స్టిక్స్‌లాగా ఉండి లీవ్స్ పైకి ఉంటాయన్నమాట.
ఓకే.
హ్మ్. అది నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు.
ఓకే.
ఆ జస్ట్ ఇది ఆ నా బర్త్‌డే‌కి ఇచ్చారనమాట గిఫ్ట్‌లాగా అది. ఆ! ఫస్టూ కొన్ని రోజులు నార్మల్‌గా దానికి వాటర్ పోసి అలా అలవాటైపోయి, దాంతో ఒక మంచి ఆహ్, బాండింగ్ వచ్చేసిందనమాట.
హ్మ్.
సో, ఎప్పుడన్నా నేను కొద్దిగా కంగారులో ఉన్నా, లాకపోతే కచెం <chuckles> ఏదన్నా ఇంట్లో గొడవ అయినా కూడా నేనెళ్ళి ఆ మొక్కకి చెప్పుకుంటూ ఉంటాను.
ఓక్ ఓకే. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు మీ చిన్ననాటి బొమ్మలన్నీ మీరు దాచిపెట్టాను అన్నారు. అలా అంటే, ఇప్పుడు నే నేను దాచిపెట్టే ఉంటాను. ఇప్పు ఎవరైనా పిల్లలోచ్చి అడిగితే మీకు ఖచ్చితంగా ఒక ఇన్నర్ చైల్డ్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయి నేనివ్వను, నేనివ్వను అని గొడవ చేస్తూ ఉంటారా?
<giggles> ఆ! ఖచ్చితంగా ఉంటుంది కదండీ. ఎస్పెషల్లీ ఏంటంటే, వాటిలో అన్నీ ఇచ్చినా కూడా నేను ఆల్మోస్ట్ నా దగ్గర డబ్బాలో ఉన్నయి ఏంటంటే, కొద్దిగా ఇరిగిపోయినయి, ఆ కొంచెం పాడయిపోయినయి ఉన్నాయి. కాకపోతే ఒక టెడ్డీ బేరు ఒక చిన్నది ఉంటదనమాట. ఆహ్, చెప్పాలంటే, ఒక మూరెడు సైజ్ ఉంటుంది.
హ్మ్. హ్మ్. ఓకే.
అది మొత్తం బానే ఉన్నా కూడా, నేను దాన్ని దాస్తాను, లాకపోతే ఆడుకుంటాను తప్పితే ఎవ్వరికి అసలు ఇచ్చే ప్రసక్తే లేదండి.
ఆ! మా మ మా మదర్ గూడా ఈజీగా "ఇచ్చేసేయి, ఇచ్చేసేయి" అంటది "ఏం చేసుకుంటావు" అని, కానీ, ఎలా ఇచ్చేస్తాం అట్లాగా? మన <chuckles> ఆ!
అదే కదా! అంటే దాంతో మనకి జ్ఞాపకాలుంటాయి కదా! ఎందుకిస్తాం? <chuckles> అండ్ హ్మ్.
ఆహ్, మా మ మమ్మీ కూడా "ఇచ్చేసేయి" ఈజీగా అంటే "పిల్లలన్నాక ఆడుకుంటారు కదా! నువ్వేం చేసుకుంటావు ఇచ్చేసేయి" అంటే "నేను నా పిల్లలకి చూపించుకుంటాను" అని ఏదో ఒకటి చెప్పి, కవర్ చేస్తూ, వచ్చేస్తూ ఉంటా నేను కూడా.
అవునవునండి. నిజమే అది. నాకు కూడా ఈ టెడ్డీ బీర్ ఒకటిని. ఇంకోటి ఒకటి డాల్ఫిన్ బొమ్మ ఒకటి ఉంటది స్పాంజ్‌దే. ఆ! దాని లోపల పూసలుంటాయన్నమాట.
హ్మ్. హ్మ్. ఓకే.
హ్మ్. అది నేను ఎప్పుడో ఎగ్జిబిషన్‌లోనే ఎక్కడొ కొ తీసుకున్నాను. అది టచ్ చేస్తున్నప్పుడు కూడా భలే అనిపిస్తా ఉంటది గజ గజమని. అది ఊపామనుకోండి, సౌండొస్తా ఉంటదనమాట లోపల పూసలో. హ్మ్. అది కూడా అస్సలు ఎవ్వరడిగిన ఆహ్, అంతకుముందు టీవీ ఎనకమలా కొద్దిగా డెకరేషన్‌లో కూడా పెట్టారు కొన్ని రోజులు ఇంట్లో, హ్మ్. అప్పుడు కొద్దిగా వేరే చుట్టాలెవరో ఒచ్చినప్పుడు, పిల్లలు అది ఆడుకున్నప్పుడు నేను చూసాను చూసాను బానే ఉంది. వాడు ఎళ్ళేటప్పుడు "నేను తీసుకెళ్తా" అన్నాడు.
హ్మ్. సౌండ్ ఒస్తాది. ఓకే. హ్మ్. ఓకే. ఆ! హ్మ్.
అబ్బే కుదరదు. "అక్కడ పెట్టు" అని చెప్పి అప్పటికప్పుడు వేరే ఏదో ఒకటి ఆ! తీసుకొచ్చేసి
అదే. నువ్వది తీసుకొని ఎలా బయటికెళ్తావో నేను కూడా జూస్తా అని కూర్చుంటా నేనైతే. <giggles>
అదే అంటే కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం అలా బయట పడలేం కదండీ! ఆ! లోపలదే ఉంటుంది. <giggles>
<giggles> ఆ! అంటే ఖచ్చితంగా ఉంటదండి. అంటే, అంత భద్రంగా చూసుకుంటూ వచ్చి వు ఈ ఈజీగా ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు అనేవాళ్ళు దాన్ని ఎలా అయినా హ్యాండిల్ చేయొచ్చు. మనకనేది మన, మన మనకెంత ఇంపార్టెంటనేది మనకి తెలుస్తది. అలా అని, వాళ్ళకి అది ఈజీగా ఒచ్చింది. ఎందుకంటే, ఒకసారడిగతే ఒచ్చేసిందది. దాని వల్ల హ్యాండిల్ చేసే పద్ధతి మనకస్సలకే నచ్చదు.
హ్మ్. అవును. ఆ! నిజమే కదా! అదే. అదే కదా! అస్సలా నేను నా కల్ల ముందూ <giggles> నేను ఇది ఈ డాల్ఫిన్‌ని చెప్పాను కదా! ఆ సంఘటనలేంటంటే, ఆహ్, ఆ పిల్లోడేం జేశాడంటే ఆ డాల్ఫిన్ పట్టుకొని మొత్తం ఆహ్, ఆహ్, చు ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్నీ ఇలా రాసుకుంటూ మురికి, మురికి, మురికి, మురికి చేస్తున్నాడు నాకేమో కోపమొచ్చేస్తంది లోపల. <chuckles> రేయ్!
<laughs> ఎవరు లాకపోతే కొట్టేస్తాం కూడా. <chuckles>
హ్మ్. కాకపోతే ఏంటంటే, కొంచెం ఆహ్, అవన్నీ ఇన్ లోపలున్నవాడిని కొద్దిగా కంట్రోల్ చేసి ఆడికి గబుక్కన బయటికెళ్ళి వేరే బొమ్మొకటి ఏదోకటి ఆహ్, యాహ్! తీసుకొచ్చేసి, వాడికదిచ్చేసి నేను గబుక్కుంది నేను తీసుకెళ్ళి నా రూమ్‌లో పెట్టేసుకున్నా. అప్పుడు కూడా అమ్మ ఏదో మాట్లాడుతానే ఉంది కానీ నేను అస్సలు ఎనక్కి తిరిగితే మళ్ళీ ఏదో ఒకటి చెప్తారాళ్ళు. ఎందుకొచ్చిందని చెప్పి, ఆహ్, లాక్కొనెళ్ళి ఇంట్లో పెట్టేసి అక్కడే కా ఒక పావుగంటంటుండి బయటికొస్తే ఇక నార్మలే ఈ లోపల. ఆ పిల్లోడు ఎలాగో ఏడ్చేవాడు నేనింకో బొమ్మిచ్చాను దాంతో ఆడుకుంటూ సెట్టయిపోయాడు.
హ్మ్. హ్మ్. అంతే. ఆ! అంతే పిల్లలన్నాక ఇప్పుడు స్లిప్పయిపోతూ ఉంటారు ఖచ్చితంగా. మ మన వస్తువులనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడింట్లో ఏదైనా మనం బయట అంతా ఫేస్ చేసొచ్చి ఇంట్లో అనేది రిలాక్సవ్వాలి అంటే, ఏదే పర్సన్‌నైనా చూసి రిలాక్స్ అవ్వాలి, లేదంటే మా వస్తువులన్నా చూసి రిలాక్స్ అవ్వాలి. ఒక్కొక్కసారి పర్సనైనా కూడా ఫ్లిప్పైతూ ఉంటరు. అంటే, వాళ్ళు కోపంగా ఉండి వాళ్ళ మూడు భాగ లేక ఉండొచ్చు. కానీ వ వస్తువు దగ్గరకొచ్చేసరికి కదా! మనం
అంతే గదా! <giggles> అవునండి. వీటికి ఆ ఫీలింగ్సుండవు కదా! అంటే మన మీద అలగడం ఇలాంటివేం ఉండవు కదా! <giggles> సో, మనం ఎప్పుడు జూసినా ఒకేలా కనబడతాయి కాబట్టి నిజంగా మీరన్నట్టు దాని మీద మనం కోపంగాని ఏదన్నా చూపిచొచ్చు.
అవును. <giggles> చాలా బా అవునవును. చాలా బా చెప్పారండి. చాలా బా ఎంజాయ్ చేశాను మీ కాన్వర్‌జేషన్. ధన్యవాదాలండి. మళ్ళీ మాట్లాడ
మీకు కూడా అండి. యాహ్! మీకు కూడా అండి. ధన్యవాదాలు.
యాహ్!